అయితే మనం ఆహ్, ఈ ఆధునిక జీవితంలో చాలా అయితే ఇది మనం వేసుకునే దుస్తుల్లో గూడా, ఈ కొత్త, కొత్త ట్రెండ్స్ అనేవి క వస్తూనే ఉన్నాయండి. ఒకప్పుడు ఆహ్, కాలంలా కాకుండా రకరకాలుగా అంటే, ఇప్పుడు చూస్తే గనుక ఈ ఆధునిక కాలంలో గూడా పాత ట్రెండ్స్ అనేవి గూడా ఫాలో అవుతూనే ఉన్నాం. అయితే మీరు, మీరు వేసుకునే దుస్తులు దాంట్లో స్టైల్ గానీ దాన్ని ఎలా ఆహ్, మీరు అది ఎలా ఫాలో అవుతారు లేకపోతే మీరు వేసుకునే దుస్తుల గురించి మీరు ఏం చెప్దాం అనుకుంటున్నారు నాకు కొంచెం వివరంగా చెప్తారా?
హ్మ్. అవునవును. అంటే, అంటే ఇప్పుడూ నా దృష్టిలో దుస్తులు అంటే కేవలం అ అలంకరణ మాత్రమే కాదని నేను చెప్పుకుంటాను. ఎందుకంటే, మనం వేసుకున్న వెంటనే అదొక మనమేదో మనల్ని మనం అలంకరణ చేసినట్టు, నెక్స్ట్ మనల్ని మనమేదో ఆహ్, కొంచెం మంచిగా తయారైనట్టు, అది కాదండి నా దృష్టిలో. దుస్తులు ఆహ్, వేసుకోవడం అంటే, నార్మల్‍గా అవి నేను మాట్లాడకుండానే, నా గురించి కొంచెం ఆహ్, అంటే చెప్పే భాష లాంటివి అనమాట. అంటే నా
ఓకే. ఓకే. ఓకే. అంటే, ముందుగా ఎవరైనా వ్యక్తి చూస్తే, ముందు మన ఆహ్, అవతారం అంటే, మనం ఎలా ఉన్నాం అని చూస్తారు. అక్కడే అర్థం అయిపోతది అంటారు మీరు అదేనా?
అవునవును. అవును. అది ఎట్లా అంటే, ఇప్పుడూ నార్మల్‌గా ఒకసారి ఏమున్నా మన దుస్తుల్ని బట్టి మనం, మనం ఆపోసిట్ పర్సన్ అయినా మనకి తెలియని వ్యక్తి కూడా, మన గురించి చెప్పగలడు అనమాట తప్పకుండా.
అవును. అవును.
ఎలా అంటే, ఇప్పుడూ సపోజ్‌గా మనం ఒక మంచిగా ఫార్మల్ షర్టు, నెక్స్ట్ ఫార్మల్ పాంట్ అండ్ కింద షూస్ ఏసుకున్నాం అనుకోండి. ఆహ్, వ్ వేరే వాళ్ళు ఇట్లా చూసిన వాళ్ళు అనుకుంటారు. ఆ ఓకే ఈయన జాబ్ అయిన జేస్తున్నారు, లేకపోతే ఇంటర్వ్యూకైనా యేళ్తున్నారు. అంటే ఈయన ప్రొఫెషనల్ మెయింటెయిన్ జేస్తున్నారు అనమాట అనుకుంటారు. సో, అలా మనం వేరే వాళ్ళకి, మన గురించి చెప్పనవసరం లేదు. మన బట్టల్లో అంటే మనము ఎలా రెడీ అవుతున్నామో, దాని మీద మనం ఉంటే, మనము వేరే వాళ్ళకి అరె మీను
అవునండి. నిజమే. మన స్వభావాలు గూడా అర్థమవుతాయి వాళ్ళకి. మనం ఎలాంటి వాళ్ళము? మన అసలు చేసే వృత్తి, అది మన బట్టల్లో చూపించగలుగుతాం అంటారు ఖచ్చితంగా. ఓకె. అయితే మీ జీవితంలో ఏమైనా ఇలాంటిది సంఘటన ఏమైనా జరిగిందా? మీరు వేసుకున్న దుస్తులు బట్టి, వాళ్ళు మీరు ఎలాంటి వారు అని గుర్తించడం, లేకపోతే వాళ్ళు తప్పిగా తప్పుగా భావించడం ఇలాంటివి ఏవన్నా సందర్భాలు ఏమైనా జరిగినా మీ లై మీ నిజ జీవితంలో?
హుహు. అంటే మనం వాళ్ళకి చెప్పనవసరం లేదు. ఆ! డెఫినెట్లీ అండి. డెఫినెట్లీ. <sniffs> ఎప్పుడంటే, నేను అసలు యాక్చువల్‌గా, నేను ఎక్కువగా సింపుల్ అండ్ నీట్ దుస్తులు ఇష్టపడతానండి, నార్మల్‍గా వేసుకున్నప్పుడు మాత్రం. అది నేను ఎట్లంటే, ఎక్కువ షో కంటే, నా నాకు స్పష్టత అంటారు గదా! నా స్పష్టత అంటే, నాకు కొంచెము నాకు ఇష్టం ఉండేటట్టు, అంటే నాకు కంఫర్ట్‌గా, నాకు ఎఫర్ట్ అంటే, నాకు కొంచెం మంచిగా ఉండేటట్టు నేను వేసుకుంటాను నార్మల్‍గా.
ఓకె. అవును. ఓకే. అంటే నడ మీకు అంటే ఏం సులభంగా ఉండేటట్టు, అదే రకంగా కొంచెం మీకు ఒక ఏదైతే ఆ కంఫర్ట్ ఇచ్చేలాగా ఆహ్, మీరు దుస్తులనేవి వేసుకుంటారు.
అలా హ్మ్. హ్మ్. అలా నేను అట్లా నా బట్టలు వేసుకున్నప్పుడు నేను ఫస్ట్ నేను ఆహ్, వేసుకున్నాను అంటే ఫస్ట్ నేను చూపేది ఎట్లా అంటే డిసిప్లైన్ అండి. <sniffs> అంటే డిసిప్లైన్ అంటే నార్మల్‌గా ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు ఈ బట్టలు వేసుకోవడంలో కూడా డిసిప్లైన్ ఉంటుందా, అంటుంటారు కొంతమంది. అంటే పక్కా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మనము దుస్తులు వేసుకోవడం అంటే బట్టలు వేసుకోవడం వల్ల మన డిసిప్లైన్ అనేది పక్కా అంటే మన ఎదుటి వాళ్ళు ఎక్కువ జడ్జ్ చేయగలరు. ఎట్లా అంటే ఇప్పుడు మనము ఒక నీట్‌గా, నీట్‌గా రెడీ అయ్యాము. అంటే నీట్‌గా ఉన్నాము అనుకోండి.
అవును. ఓహ్! ఓకే. నీట్‌గా అంటే మీ దృష్టిలో ఎలా రెడీ అవుతారండి మీరు. అంటే డిసిప్లేయిన్‌ని మీరు ఎలా ఎదుటి వాళ్ళకి మీరు ఎలా తెలియపరుస్తారు?
అంటే నీట్‌గా అంటే ఫస్టూ మ న మీరన్నట్టు ఎట్లాంటే ఫస్ట్ ఒక మంచి హెయిర్ కట్ ఉండడం. హెయిర్ కట్‌కి తగ్గట్టు బట్టలు. అంటే ఇప్పుడు నార్మల్‌గా ఎలా అంటే ఇప్పుడు ఒక షర్ట్ ఏమో ఏదో ఒక డీజే షర్ట్ అని ఒకటి ఉంటుంది. ఆ డీజే షర్ట్ వేసుకొని కింద ఫార్మల్ ప్యాంట్ వేస్తే దానికి ఏమైనా సంబంధం ఉంటుందా? అరే! వీడు ఎవడ్రా పిచ్చోడురా అనుకుంటారు. హ్మ్. దానికి తగ్గట్టు కింద మనం యాక్సెసిరీస్ యూస్ చేయడం. నెక్స్ట్ షూస్ యూస్ చేయడం. ఇవన్నీ మనం మన యొక్క ఎ ఎట్లాంటే డిసిప్లైన్ చూపిస్తాయి అనమాట. మనం మన బాడీ మీద ఉన్న దుస్తులు బట్టలైనా షూస్ అయినా వాచ్ అయినా ఏమున్నా మన యొక్క స్ట్రక్చర్‌ని మన యొక్క డిసిప్లైన్‌ని చూపిస్తాయి. అలా నేను ఎక్కువగా క్లీన్‍గా అంటే ఆ! టైడీగా ఉండడం నాకు చాలా
ఓకే. అవును. ఉండదు. అవును. అవునండి.
సో, నేను అక్కడ ఫస్టు నాకు నేను చూసుకునేది బట్టలు వేసుకున్నప్పుడైనా, నెక్స్ట్ నేను ఎక్కడికైనా బయటికి ఫంక్షన్స్‌కైనా, ఇంటర్వ్యూస్‌కైనా ఎళ్ళేటప్పుడు
ఓకే. మీరు దుస్తుల్లో ఎలాంటివి ఎంచుకుంటారు? ఈ ఫార్మల్స్, క్యాజువల్స్ ఇవి ఉంటాయి గదా! మీరు ఎలాంటివి ఎంచుకుంటారండి ఈ దుస్తుల్లో గూడా?
అంటే, నార్మల్‍గా నేను, అంటే నార్మల్‍గా ఊర్లో ఉన్నప్పుడు ఫస్ట్ నేను ఎక్కువగా ఊర్లో, మా మా ఊర్లో ఉన్నప్పుడు నేను ఎక్కువగా వే వేసుకునేది ఏంటి అంటే నార్మల్ నేను నైట్ ప్యాంట్ అండ్ టీషర్ట్ ఒకటి మంచి టీషర్ట్ వేసుకుంటాను. ఎందుకంటే, ఊర్లలలో అంతగా పట్టించుకునేవాళ్ళు
ఓకే. అంటే ఊర్లోవ అటు బయటికి తిరగడానికైనా, వెళ్ళేటప్పుడు గూడా మీరు అవే వేసుకొని వెళ్తారా? ఓ ఇంట్లో ఉన్నప్పుడు మాత్రం అలాంటివి వేసుకుంటారా?
ఓన్లీ ఊర్లలలో అంటే మాది వ్యవసాయము. కొంచెం మాకు సిటీకి మాకు ఒక 5 కి. మీ. అలా ఉంటుంది. సో, ఆ టై‌మ్‌లో నేనేం చేశానంటే, ఎక్కువగా బయటికెళ్ళడానికి అంటే, కొంచెం సిటీకి ఎళ్ళడానికి మేము ఎక్కువ ట్రై చేయము. అంటే నాకు మాకేం అంతగా ఏం వర్క్ ఉండదు మాకు ఏం దొరకాలన్నా మా ఊర్లోనే దొరుకుతుంది.
ఓకే. ఓకే. ఓకే. మొత్తం ఊర్లోనే మీ పనులన్నీ అక్కడే అయిపోతాయి గాబట్టి బయటికి తిరగ ఫ్రెండ్స్‌తో తిరగాలన్నా లేకపోతే, ఏవన్నా బయటికి ఏమన్నా పని మీద వెళ్ళాలన్నా అది ఊరు వరకే గాబట్టి ఆహ్, టీషర్ట్ పే అది నైట్ ప్యాంట్ మీద వెళ్ళిపోతారు. ఓకే.
హ్మ్. హ్మ్. ఆ! ఆ! టిషర్ట్ నైట్ ప్యాంట్ ఉండడం వల్ల అక్కడ ఏంటంటే మనకి కంఫర్ట్ ఉంటుందన్నమాట. సరే వాళ్ళు, వేరే వాళ్ళు కూడా ఏమి అనుకోరు. ఎందుకంటే, వాళ్ళు కూడా అవే వేసుకుంటారు. ఎట్లా అంటే హ్మ్. కొంచెం ఫ్రెషుండాలి, కొంచెం మనకు ప్రశాంతంగా ఉండాలి. అంటే టై నార్మల్‍గా మనము బయటికెళ్ళినప్పుడు ఎక్కడికైనా, ఫంక్షన్స్‌కైనా, దేనికైనా వెళ్ళినప్పుడు మంచిగా ఆహ్, కొంచెం డ్రెస్డ్అప్ వెల్ నైస్‌గా వెళ్తామనమాట. అక్కడ మనకు కొంచెము ఒక్కొక్కసారి కంఫర్ట్‌గా ఉండదు. అంటే ప్యాంట్ టైట్ అవ్వడము అది, ఇది ఉంటుంది. బట్ అక్కడ మనము కొంచెము ఆహ్, భరి భరించుకుంటాము ఆహ్, దాన్ని మన ఊర్లలో కూడా అదే అదే ఆహ్, జీన్సు అవే మంచి, మంచి షర్ట్స్ వేసుకుంటే ఏముంటుంది? మనము చేసేదే ఊర్లలలో చేసేదే నార్మల్‍గా వ్యవసాయం పనులు చేస్తాము. అట్లా నేను ఇంటికి అంటే మా ఊరికి వెళ్ళినప్పుడు నేను
అవును. అందరూ అలానే ఉంటారు. అక్కడ ఊర్లో అయితే. అవును. అవును. అదే గదా! మ అవును. ఆ వ్యవసాయ పనులు మనం ఫార్మల్స్ వేసుకొని చేయలేం గదా! ఖచ్చితంగా.
అవునవును. అంటే ఇప్పుడు నేను, నేను ఊరికెళ్ళినప్పుడు తప్పకుండా నేను వ్యవసాయం పని చేశానండి నార్మల్‌గా. అంటే అది మస్త్ అంటే నాకు మొత్తం రాకపోవచ్చు గానీ ఏదో మా డాడీ చెప్పిన కొన్ని
ఓకే. సహాయం. సహాయమైతే చేస్తారు మీ నాన్నగారికి మీరు.
ఆ! కొన్ని సహాయాలైనా చేస్తాను. సో, ఆ టైమ్‌లో నాకు కంఫర్ట్‌గా ఏమిస్తాయి? నాకు ఒక మంచి టీ షర్ట్ నాకొక మంచి ఆజ్ అవేమంటారు లోయర్ ఉంటే సరిపోతుంది. అప్పుడు నాకు దీనికైనా కంఫర్ట్‌గా ఉంటుందండి. మనకి అంటుంటారు కదా! కొంచెం మనం ఏ పనైనా అంటే మనము ఏమైనా స్ట్రెస్ పని చేసేటప్పుడు మనకి కంఫర్ట్ ఇచ్చేవి బట్టలైనా అవి వేసుకోవాలి. కాటన్ అంటే టైమ్ టైమ్‌ని బట్టి చేంజ్ చేసుకోవాలి. ఇప్పుడు ఎండాకాలం వస్తే ఒక మంచివి ఏసుకోవాలి అన్నట్టు ఉంటాయి గదా! సో, అలా వేసుకోవడం వల్ల ఎట్లంటే నాకు ఫస్ట్ కంఫర్ట్ చూసుకుంటాను నేను.
ఓకే. అవును. అవును. ఓకే. అవును. నిజమే అండి. ఓకే.
అలా. అంటే ప్రత్యేకంగా
మరి ఆహ్, మీరు ఊర్లో నుంచి కాకుండా ఎ పక్కన మీరు సిటీకి ఐదు కిలోమీటర్ల దూరం ఉందన్నారు కదా! సిటీకెళ్ళేటప్పుడు మరి అలాంటి, అలాంటి సమయంలో మీరు ఎలాంటి దుస్తులు ఏసుకొని వెళ్తారు మరీ?
హ్మ్. డెఫినైట్లీ. నేను ఊరు సిటీ నుం అంటే మేము మా ఊరు నుంచి సిటీకెళ్ళినప్పుడు నేను పక్కా ఏం చేస్తానంటే ఫస్ట్ నా బట్టలనేవి మార్చుకుంటాను. నెక్స్ట్ నా హెయిర్ స్టైల్ ఇప్పుడు ఊర్లలో హెయిర్ స్టైల్ గూడా ఎలానుంటుందంటే టెస్ ఫస్ట్ దువ్వుకోము మనం ఊర్లలో ఉన్నప్పుడు. ఇట్లా చేయితోనే ఇట్లా పక్కకి అట్లా సైడ్ కనుకుంటా ఉంటాం. కానీ నేను ఎప్పుడైతే ఆహ్, నేను ఇట్లా సిటీకెళ్తున ఎళ్ళాలి అనుకున్నప్పుడు నేనేం చేస్తానంటే ఫస్ట్ నా డ్ అంటే డ్రెస్‌ని కొంచెము అంటే మనకు తెలుస్తుంది కదా! మనం ఏ సిటీకెళ్తున్నాము? అసలు మనం ఏ పని మీద ఎళ్తున్నామో! దాన్ని బట్టి నేను డ్రెస్ స్టైల్ మారుస్తాననమాట.
అవును. అవును. అవును. ఖచ్చితంగా. ఓకే.
ఇప్పుడు నార్మల్‌గా సిటీకి వెళ్తున్నాను. ఒక మంచి
ఇప్పుడు షా సిటీ‌కి షాపింగ్‌కి వెళ్తున్నాను అనుకోండి. అప్పుడు ఎలాంటి బట్టలు వేస్తారు మీరు?
ఆ! ఇప్పుడు సిటీకి షాపింగ్‌కి వెళ్తున్నాం అనుకోండి. మనకు ఉన్నదాంట్లో ఒక మంచి షర్ట్ మంచి ప్యాంట్ వేసుకొని వెళ్ళిపోతాము. ఆ! దానికన్నా మంచివి ఇంకా ఏమైనా కొండానికి చూస్తా ఉంటాము. అదే ఇప్పుడు ఏమైనా ఫంక్షన్స్‌కి వెళ్తున్నాం అనుకోండి. షార్వాని అని నెక్స్ట్ ఇవి అవి అంటే వేరు వేరు వేసుకుంటాం. అంటే మనం ఎట్లంటే ఆహ్, మనం ఏ పని మీద వెళ్తున్నాము అనేది మనకి ఆటోమేటిక్‍గా మనకి ఆ! తెలిసిపోతుంది. ప్లస్ ఇంకోటేంటంటే మనం వేసుకున్న బట్టలలో మన ఎదుటి వాళ్ళు కూడా మనల్ని ఆహ్, జడ్జ్ చేయగలరన్నమాట. ఓకే. ఈయన ఆహ్, అంటే షార్వాని వేసుకున్నాడు అంటే ఏదో ఫంక్షన్‍కె ళ్తున్నాడు. సో, ఈయన ఇట్లా ఒక మంచి షర్ట్ పాంట్ వేసుకున్నాడు అంటే ఒక అంటే సిటీకెళ్తున్నారు. ఇట్లా ఒక టీ షర్టు ఇట్ల ప్యాంట్
ఓకే. ఓకే. ఓకే. అయి అయితే మనం వివాహాలకెళ్ళినప్పుడు కూడా మనం ఎక్కడ చూస్తూనే ఉంటారు. రకరకా అంటే మన బంధువులుగాని, లేకపోతే ఫ్రెండ్సగాని వస్తూ ఉంటారు కదా! అక్కడ మీరు వాళ్ళకంటే విభిన్నంగా కనిపించాలి అనుకుంటారా? లేకపోతే వాళ్ళకి తగ్గట్టుగా అదే స్టైల్ మెయిన్‌టైన్ చేద్దాం అని అలా ఏమైనా ప్లాన్ చేసుకుంటారా మీరు?
హ్మ్. అవును నేను ఎక్కువ నేను ఎక్కువ స్టైల్‌ని మెయిన్‌టైన్ చేయడానికి చూడనండి. ఫస్ట్ నేను మీకు ఆల్రెడీ చెప్పినట్టు నాకు కంఫర్ట్ చూసుకుంటాను. నా కంఫర్ట్ ఏంటి అందరికన్నా నాకు మంచిగా ఉండాలి. అనేది ఒక అంటే ఇండివిడ్యవాలి ఇండివిడ్యువాలిటీ నాకు లేదు. సో, నేను ఏం చేశానంటే నాకు నేను కంఫర్ట్ చూసుకుంటాను. అంటే వాళ్ళకన్నా వాళ్ళు అనుకోనియండి. ఇట్లా నాకన్నా తక్కువ ఉన్నాడో, ఎక్కు ఉన్నాడో అనుకోనియండి. అది నాకు అవసరం లేదు. నేను ఇప్పుడు ఒక మంచి దగ్గర వాళ్ళ పెళ్ళి అనుకోండి. ఒక మంచి షార్వాని లేకపోతే ఒక మంచి అంటే ఆహ్, ఆహ్, పర్ అదే కుర్తా పైజామ అంటుంటారు కదా! ఆ!అవి వేసుకొని ఎళ్తాను. కా సరే ఇక కొంచెం అంటే ఇక దూరం వాళ్ళు అంటే బాబాయ్ వాళ్ళ చెల్లి, అక్క, కూతురు పెళ్ళి అవి ఉంటాయి కదా! సో, అలాంటి సమయంలో నేను నార్మల్‌గా ఒక మంచి షర్ట్ మంచి ప్యాంట్ కింద చెప్పులు వేసుకుంటాను అందరు ఇప్పుడు వేరే వాళ్ళు ఎట్లంటే వాళ్ళు కూడా షర్ట్ ప్యాంట్ ఏసుకొని కింద షూస్ వేసుకుంటారు. బట్ నాకు ఇక్కడ షు షూస్ వేసుకోవడం నాకు నచ్చదు ఎందుకంటే షూస్ వేసుకుంటే స్టైల్‌గా ఉంటుందని నాకు తెలుసు. బట్ ఆ కంఫర్ట్‌నెస్ ఉండదు. ఇప్పుడు మనము ఎక్కడికనా లోపలికి ఇంట్లోకెళ్ళాలి ప్రతిసారి షూస్ తీసి ప్రతిసారి వెళ్ళాలంటే చాలా కష్టం అవుతుంది.
ఓకే. ఓకే. అవును. అవును. అవును. షూ ఏసుకుంటారు. అవును. అవునా! ఎందుకండీ? ఓకే. తీసుకొని వెళ్ళలేము. అవును. అవును. అది షూ కూడా అలవాటు లేకపోతే మనకి నడిచేటప్పుడు కూడా కొంచెం కొత్తగా అనిపించిది. వింతగా అనిపించిది. చె
అవునవును. ఆ షూస్ కూడా అలవాటు లేకపోతే ఎలా అంటే, అబ్బా! కొంచెం చిరాకుగా అనిపిస్తది. సో, నేను అక్కడ నా స్టైల్‌ని, అంటే నా మెయింటెనెన్స్‌ని ఏం చూసుకోను. జస్ట్ నా కంఫర్ట్‌ని నేను చూసుకున్నానంటే ఆటోమేటిక్‌గా అవి ఎట్లైనా ఎట్లంటే అది ఎట్లైనా రావచ్చు. సెల్ఫ్‌ రెస్పెక్ట్ అయినా అనొచ్చు లేకపోతే
అవును. ఓకే. అయితే మరి కొన్ని, కొన్ని సార్లు కొన్ని, కొన్ని సందర్భాల్లో ఏంటంటే ఇప్పుడు ఆఫీసులకి, ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఇలాంటి సమయంలో ఆహ్, షూ అనేది లేకపోతే కొంచెం ఫార్మల్‌గా ఉండటం అనేది మీరు ఇ ఇదంతా కొంచెం అదంటే ఖచ్చితంగా వేసుకోవాల్సిన దుస్తులు కదా! అలాంటప్పుడు మీరు ఆ కంఫర్ట్ మీరు ఇందాక చెప్పినట్టుగా మీకు ఆ షూలో కంఫర్ట్ ఉండదని చెప్పారు. కానీ ఇలాంటి సందర్భాల్లో, ఇలాంటి ఆహ్, ఈ ఆఫీస్, ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు మంచిగా ఫార్మల్ షర్ట్ వేసుకొని, బెల్ట్ పెట్టుకొని, లేకపోతే ఒక ఆహ్, ఫార్మల్ ప్యాంట్ వేసుకొని, కింద కూడా ఫార్మల్ షూస్ అనేవి ఖచ్చితంగా వేసుకోవాలి కదా! అప్పుడు మీ స్వభావం ఎలా ఉంటుంది? అంటే కొంచెం మీకు కంఫర్ట్ లేదన్నారు ముందు. అలాంటివి కానీ, ఇలాంటి సమయంలో మీరు ఎలా వ్యవహరిస్తారు? ఆహ్, అంటే దాన్ని ఎలా ముందుకు తీసుకెళ్తారు ఆ సమయంలో?
హ్మ్. హ్మ్. హ్మ్. అవునవును. హ్మ్, హ్మ్. హ్మ్. అంటే ఇక్కడ మీరు చెప్పినట్టు ఇప్పుడు నార్మల్‍గా మనము షర్ట్ పాయింట్, బెల్ట్ వీటి ఇన్ షర్ట్ కూడా నార్మల్‍గా పెళ్ళి అప్పుడు వేసుకోవచ్చు. నార్మల్ అప్పుడు అంటే ఇంటర్వ్యూస్ అప్పుడు కూడా వేసుకోవచ్చు. బట్ ఇక్కడ మనకు వచ్చేసరికి షూస్ ఏంటంటే ఎక్కువగా వేసుకోనని ఆహ్, వేసుకోవడానికి ఇష్టపడను అని చెప్పాను కదా! సో, ఇక్కడ మనము పెళ్లి అప్పుడు కూడా షూస్ వేసుకోవడం వల్ల మన ఇంట్లోకి ఎన్ని సార్లు పోతామో, ఎన్ని సార్లు బయటకు వస్తామో తెలియదు. ఆహ్, నార్మల్‌గా మనల్ని ఎవరు పిలుస్తారో, ఏం చేస్తారో తెలియదు. సో, ఆ సమయంలో ఊరికే షూస్ తీసుకొని, షూస్ వేసుకొని, షూస్ తీసుకొని ఉంటే కొంచెం చిరాగ్గా అనిపిస్తుంది. కొంచెం గిల్టీ ఫీలింగ్ కూడా వస్తుంది.
అవును. అవును. అవును. అవును.
అలానే, ఇప్పుడు ఆఫీస్‌లో ఉన్నాననుకోండి, మీ ఇంటర్వ్యూస్ అనుకోండి మంచిగా ఫార్మల్‌గా రెడీ అయ్యి మంచి షర్టు, ప్యాంటు, వాచ్, షూస్, షూస్సు అక్కడ మన, మన ఏమంటారు మన డిగ్నిటీ అక్కడ కనిపిస్తుందనమాట. అంటే మనం ఎలా మన సెల్ఫ్ రెస్పెక్ట్‌ని ఆల్రెడీ మనం ఎట్లంటే, అది తీసుకున్నట్టు అనిపిస్తుందనమాట. ఆ షూస్ ఏసుకోవడం వలన మనకి కొంచెం కం కంఫర్ట్ లేకపోయినా అక్కడ మన డిగ్నిటీ కనిపిస్తుంది. సో, అక్కడ మనం ఆఫీస్‌లలో ఎక్కువగా
అవును. ఓకే. ఆహ్, కొంచెం కాన్ఫిడెన్స్ కూడా మనకి అక్కడ ఉ ఉంటది.
హ్మ్. సో, ఆఫీస్‌లల్లో ఎక్కువగా మనము ఇట్లా షూస్ తీయడం అయినా బ అంటే ఇవి చేయడము ఉండదు. సో, ఒకసారి ఏసుకున్నామంటే ఓకే. నువ్వు మళ్ళీ నెక్స్ట్ నీది నీ వర్క్ అయిపోయిన తర్వాత తీయాల్సింది ఉంటుంది. సో, అక్కడ నేను ఆ కంఫర్ట్ జోన్‌ని ఎలా ఎలా యూస్ చేసుకున్నాను అంటే, నార్మల్‌గా తీయడం అవసరం ఉండదు. కాబట్టి, నాకు ఓకే, నాకు ఫిట్‌గా ఉంటే సరిపోతుంది. ఒక ఊరుకుకే తీయకుండా ఉంటే సరిపోతుంది. అన్నట్టు నా మైండ్‍లో నేను అనుకునేసి, నేను అట్లా ఉండిపోవడానికి ఆహ్, అంటే ఇష్టపడతాననమాట.
ఓకే. ఓకే. అయితే, ఇప్పుడు బయట యువత చూసుకుంటే కొత్త, కొత్త ఆహ్, ఈ ఫాస్ట్ ఫ్యాషన్ అని చెప్పేసి కొత్త, కొత్త స్టైల్స్ వస్తున్నాయన్నామట. అంటే బ్యాగీ జీన్స్ అనో, లేకపోతే లూజ్ టీషర్ట్ అనో ఇలాంటివి కూడా వేసుకుంటున్నారు. మి అయితే మీరు ఆహ్, దాన్ని ఎలా చూస్తారు? మీకంటే మీకు కూడా ఆహ్, ఆహ్, అలాంటివి అంటే లూజ్ టీషర్ట్‌లు వేసుకోవడం బ్యాగీ జీన్స్ ఇట్లాంటివి వేసుకోవడం మీకు నచ్చుతుందా? లేకపోతే మీరు ఇంకా ఆహ్, మీకు నచ్చినట్టుగానే ఇంకా ప మనం ఇప్పుడైతే, ఏది మొన్నటి వరకు వేసుకున్నామో, అలాంటివి వేసుకోవడం ఏమైనా జరుగుతుందా?
అవునవును. అవును. ఎద్ హ్మ్. హ్మ్. హ్మ్. యాహ్! డెఫినిట్‌లీ. ఇప్పుడు బయట ఎట్లంటే మార్కెట్ ఎట్లా చేంజ్ అయితుందో మనం కూడా అట్లా చేంజ్ అవ్వడానికి చూస్తాము. అంటే కొంతమందికి కొన్ని నచ్చుతాయి. కొంతమందికి కొన్ని నచ్చవు. ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారు, కొత్త, కొత్త ఆహ్, అంటే ఏమోచ్చినా కొంచెం ట్రై జేయాలనేసి ఉంటుంది. అంటే కొత్త, కొత్త అంటే కొన్ని, కొన్ని ఇప్పుడు ఎట్లా వస్తున్నాయి అంటే కొంచెం చినిగినవి కూడా వస్తున్నాయి. అలాంటివి కూడా కొన్ని ట్రై చేయాలనుకుంటారు. కొంతమంది ఏందంటే, ఏ చినిగినవి ఏంటి? మనము పైసలు అయినా అన్ని డబ్బులు పెట్టి ఇవి చినిగినయా కొనడానికి అంటుంటారు. అట్లా నా దగ్గరకి వచ్చేసరికి నేను ఏం చేశానంటే, మరి చినిగినయే కాకుండా కొంచెం అంటే కొంచెమైనా ఇట్లా అంటే డిగ్నిటీ‌గా అగుపడాలండి ఫస్టు మనము. కొంచెం మంచిగా వేసుకున్నట్టు అగుపడాలి. ఏదో, ఏదో బయట రోడ్ల మీద తిరిగినలా వాళ్ళలాగా అనిపిస్తే కొంచెం మంచిగా ఉండదు. సో, ఆ టైంలో మీరన్నట్టు నేను బ్యాగీ ప్యాంటు లూస్ టీషర్ట్స్ కూడా వేసుకుంటాను. అది ఏ సమయంలో ఒకవేళ ఇప్పుడు మనకి ఒక బెస్ట్ అంటే, ఒక ఒక బెస్ట్ పెయిర్‌ని చూసుకుంటాను నేను ఎట్లంటే, మీరు చెప్పినట్టు కింద బ్యాగీ ప్యాంట్ పైన లూజ్ టీషర్ట్ ఉంటే, దానికి సెట్ అవుతుంది. అదే పైన లూజ్ టీషర్ట్ ఉండీ కింద కొంచెం టైట్ పాయింట్ ఉందనుకోండి దానికి దానికి సెట్ అవ్వదు. సో, అలా నేను వాల్ అలాంటి కాంబినేషన్‌ని సెలెక్ట్ చేసుకొని నేను వేసుకోడానికి ట్రై చేస్తూ ఉంటాను.
ఓకే. అవును. అవును. అవును. అవును. అవును. అవును. అవును. అవును. ఓకే. ఓకే. అయితే, చాలా బాగా చెప్పారండి. మీ దుస్తులపై ఆహ్, అంటే మీది ఎ ఆహ్, అది మీ టేస్ట్ ఎలా ఉంటుంది, దాన్ని మీరు ఎలా చూపించుకుంటారు అని జెప్పి చాలా బాగా వివరించారు. అయితే, మళ్ళీ సమయం దొరికినప్పుడు ఇలాంటి విషయాల గురించి మనం మళ్ళీ తప్పకుండా మాట్లాడుకుందామండి. మీతో మాట్లాడినందుకు చాలా ఆనందంగా ఉంది. ధన్యవాదాలు.
హ్మ్. హ్మ్. హ్మ్. మీతో మాట్లాడడం కూడా నాకు చాలా ఆనందంగా ఉంది. ధన్యవాదాలు.